ఆ!
ఇప్పుడు నేనిస్తానండి, మీరిస్తారండి. అలా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా అందరు ఇవ్వగలుగుతారు. మనం మనం మనతో స్టార్టవ్వాలి కరెక్ట్.
అంటే, మార్పు మనదే మన దగ్గర నించే మొదలవ్వాలి. య ఆ! అంటే ఎవరో వచ్చి ఆళ్ళు మొదలు బెడితే నేను చెప్పిన సలహా వాళ్ళు వినాలని కాకుండా, ఆ సలహా ఏదో నేనే పాటించి, తర్వాత నేను సలహా చెప్పాలనే ఉద్దేశంతో మీరు ఇంట్లోనే పె ఇన్ ఇంకా ఏమైనా చిట్కాలున్నాయండి ఇది గాకుండా?
అవును. హ్మ్. అవును. అవునండి. ఆ! ఇదొకటండి అంటే మన నుంచి మార్పొకటి మొదలవ్వాలి. ఇంకొకటి వస్తువుల మీద ప్రేమను బాగా తగ్గించుకోవాలండి.
ఆ! ఉహూ. వస్తువులంటే ఏ రకాలైన వస్తువులండి? ఎలాంటివి? అంటే
ఆ! ల లక్సరీ లక్సరీ వస్తువుల మీద ప్రేమను తగ్గించుకోవాలి. ఆ వస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు రోడ్ మీద ఎళ్తా ఉంటాము ఎవరో ఒచ్చి మన బైక్‌నో, కార్‌నో కొంచం అలా అంటారు, యనక నుంచి తగిలిస్తారు. వెంటనే కోపం ఓచ్చేస్తదండి. ఆ మనిషి ఇంపార్టెంటా? ఈ కార్ ఇంపార్టెంటా అండి? ఖర్చవుతది ఓకే, ఖర్చవుతది మనకేమన్నా ఇబ్బందవుతే ఖర్చవుతది. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ మనిషే గదండి!
ఆహా! హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవునవును. మనిషనేది గాబట్టి చాలా ఇంపార్టెంట్.
ఆ! అది మనం అలవాటు చేసుకోవాలి. ఆ!
హ్మ్. మనిషికి
మన వాళ్ళ? పరాయి వాళ్ళ? అనేది కూడా రెండో విషయమండి. మనిషికి మనము గౌరవమిచ్చి ఆ!
ఆ! బానే విలువివ్వ మనిషిని గౌరవించాలి. ఓకే.
ఆ! ఎప్పుడైతే మనకి వస్తువు మీద ప్రేమ తక్కువుండదో, ఆటోమేటిక్‌గా ఆ మనిషి మీద ఆ గౌరవమనేది వచ్చేస్తుంది.